సామాన్యంగా ఇప్పుడు ఇంటికి ఎవరన్నా అతిథులు వచ్ వస్తున్నారు అంటే ఆ హడావుడి ముందు ఒక 2 రోజుల ముందు నుంచే ఉంటదని చెప్పుకోవచ్చు. అంటే, అప్పటిదాకా ఉన్న ఇల్లుని గూడా ఎలా అంటే దులిపేయడం గానీ కర్టెన్‌లు ఇవి మార్చడం గానీ బెడ్ షీట్స్ మార్చడం గానీ గూడా జరుగుతూ ఉంటాయి. అంటే వాళ్ళొచ్చి ఇక్కడ దుమ్ముంది <giggles> అక్కడ దుమ్ముంది అని గా అనకుండా. ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటారు. అట్లా మీరేమన్నా అతిథులు వచ్చినప్పుడు ఇంటి ఏర్పాట్లు ఎలా చేస్తారో చెప్పగలరా?
అవునండి. క హా! అండి. ఖచ్చితంగా ఎందుకంటే ముఖ్యంగా నేను గూడా అలాగే చేస్తూ <chuckles> ఉంటాను. అది రోజూ కూడా. <chuckles> ఆ! ఎందుకంటే నాకో చిన్న పాప ఉందనమాట. తనతో పాటు నాకూ ఎక్కువగా ఇల్లు సద్దడానికి గట్టా అవ్వదు.
హ్మ్. యూషువల్లీ అందరు అంతే చేస్తూ ఉంటారేమో. హ్మ్. ఓకే. టాయ్స్ ఆ! ఓకే.
ఎక్కడ బడితే అక్కడ బొమ్మలు పెట్టేస్తూ ఉంటుంది. అందుకని చె
అవును. ఇది కూడా జడ్జ్ చేస్తారు. <giggles> నీట్‌గా లేదు. హ్మ్.
అవునండి. ఆ! ఆ! సోఫాలో ఎందుకున్నాయి టాయ్స్? అక్కడ ఎందుకున్నాయి? ఇక్కడ ఎందు ఆ!
టేబుల్ మీద ఎందుకున్నాయి? <chuckles> ఓకే.
అవునండి. సో, అలాగే అహ్, నేను గూడా ఏం చేస్తానంటే మామూలుగా రోజుల్లో ఎక్కడియక్కడే వదిలేస్తా అనమాట. అంటే మరీ వదిలేయను మెయిన్ థింగ్స్ కిచన్‌లో అయితే కంపల్సరీ సర్దేసుకుంటాను. పాప బొమ్మలయితే, కంపల్సరీ ఆడుకుంటది గాబట్టి, తనకి కావాల్సిన తన కంఫర్ట్‌లో తనకి వదిలేస్తాననమాట.
ఓకే. అదేలేండి. చ్ అంటే మొ ఓకే. హ్మ్. ఓకే. ఓకే. హ్మ్.
అండ్ బూజు దులపడమంటారా! అది మాకేంటంటే ఇక్కడ కొత్తిల్లు అన్నమాట అది ఏమైంది రెగ్యులర్‌గా బూజులు పట్టేస్తున్నాయి ఇక్కడ.
హ్మ్. ఓకే. మాములుగా యుగ అంత పట్టదు కదా బూజు? అంటే
అందుకని చెప్పి‌నా ఆ! అవునండి మాములుగానే మేము ఇదివరకు ఉండే ఇంట్లో అయితే ఎప్పుడో 3 అట్లాగా నేను చేసుకునేదాన్ని.
హ్మ్. ఆ! ఏదైనా పండగ వస్తుందంటే ఒకసారి దులిపితే సరిపోతుంది మామూలుగా.
ఆ! అంతే అలాగే చేసుకునేవాళ్ళం. కానీ ఇక్కడ ఇదేంటంటే పక్కన పొలాలు అవి ఉన్నాయి. అందుకని జెప్పి ఆ! అవునండి రకరకాల స్పైడర్స్ కనిపిస్తున్నాయి. నేనెప్పుడూ చూడని రకరకాల స్పైడర్‌లన్నీ నాకు కనిపిస్తున్నాయి.
ఓకే. కొంచెం ఔట్‌స్కట్స్ టైప్ హ్మ్. <laughs> పాపకి చూపించండి దిస్ ఈస్ కాల్డ్ స్పై‌డర్ వెబ్ హ్మ్.
ఆ! <laughs> అయి అయితే అసలు ఆహ్, ఆహ్, ఇవాళ మార్నింగ్ దులిపాననుకోండి రేపు మ్ మార్నింగ్‌కి లేచేసరికి ఆహ్, స్పైడర్స్ అయితే వెబ్స్ యేసేసేవి. నాకైతే ఫస్ట్‌లో ఏడుపు వచ్చేది లిటరల్‌గా. దేవుడా అనుకునేదాన్ని.
మళ్ళీ ఏదో ఒకటి గనిపిస్తది. ఓకే. అ! మరి రోజూ దులపాలంటే కష్టం గదా!
ఆ! <laughs> ఈ మధ్యన కొంచెం తగ్గింది. సో ఏం చేస్తున్నానంటే ఎవరైనా వస్తున్నారు అంటేనే గనుక నేను ఎలాగో బూజులు అవి రెగ్యులర్‌గనే దులిపేస్తాను కాబట్టి ఇల్లు మట్టికి ఎవరైనా వస్తున్నారు అంటే పమా పాప బొమ్మలు అవిని తనకు కూడా చెప్తానన్నమాట. అమ్మా ఇవాళ ఫ్రెండ్స్ వస్తున్నారు మన ఇంటికి. ఇట్లా తీయకు నాన్న ఎక్కడ పడితే అక్కడ పెట్టకు. నువ్వు ఇక్కడే ఆడుకో అని చెప్తే మా పాప కూడా వింటది వాళ్ళెళ్ళే వరకు.
హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. ఎంతేజ్ అండి పాప ఏజ్?
ఆ! మా పాప పెద్దదే అండి. అంటే పెద్దదే అంటే మరీ పెద్దది గాదు. తనకి 5 ఇయర్స్ ఉంటది. <sniffs> ఆ! ఈ ఏజ్‌లోనే ఇంకా ఎక్కువ అల్లరి చేస్తారు కదా!
ఓకే. ఓకే. చిన్నపిల్లే ఏం పెద్దది పాపం. <chuckles> ఆ! అవునవును. హ్మ్.
ఆ! ,సో అది చెప్తే కొంచెం ఇంటదనమాట. అక్కడ వరుకూ ఆహ్, అంత మటుకీ చేస్తదీ మెస్సు. ఇంక అది కూడా చెయ్యకూడదు అంటే ఇంకేం చేస్తామండి? మనం ఏం చెయ్యలేం అలాంటోళ్ళతోటి. ప
హ్మ్. అదే కదా! పిల్లలున్నప్పుడు అవన్నీ కామన్ అండి అదీ హ్మ్.
ఆ! <sniffs> నింగ్ ఇంకా ఏంటి అంటే మొత్తం ఆహ్, విండోస్ అవీ క్లీన్ చేస్తాను. ఏమన్నా దుమ్ము ఉంటే గనక అవన్నీ క్లీన్ చేసుకుంటాను.
ఓకే. ఓకే. హ్మ్.
అండ్ అలాగే ఒకవేళా వాళ్ళూ ఆహ్, వస్తున్నారు అంటే గనక వాళ్ళు ఏ టైమ్‌కొస్తారో ఫస్ట్ కనుక్కుంటా. లైక్ స్నాక్స్ టైమ్‌కొస్తున్నారా, డిన్నర్‌కా, లంచ్‌కా అని ఆ! అవును. సో, ఏంటంటే మనం వాళ్ళకి ఆహ్, మనం కూడా రెడీ అవ్వచ్చు. అండ్ వ్ వాళ్ళకు కూడా మనమూ, ఏమంటరు ఏమన్నా చెయ్యడానికి ప్లాన్ చేసుకోడానికి ఫుడ్ గట్టా బావుంటుంది గదా! అందుకని చెప్పి వాళ్ళని అడుగుతాననమాట.
ఓకే. ఓహ్! లంచ్, బ్రేక్‌ఫాస్ట్ అదే టైమ్. ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. అవునండి. అవును. హ్మ్.
అండ్ వాళ్ళు, బయలుదేరారు. అనగానే ఇంక ఎక్కడవి, అక్కడ అన్ని పర్ఫెక్ట్‌గా ఉన్నాయా? లేదా? అని చూసుకుంటాను. ఆ!
ఓకే. ఇళ్ళైతే సర్దేస్తారు. హ్మ్.
ఆ! జుప్ ఫుల్‌గా సర్దేస్తాను. అండ్ వాష్‌రూమ్స్ కూడా నీట్‌గా ఉన్నాయా? లేదా? చూసుకుంటాను.
ఓకే. హ్యాండ్ వాష్ అవి ఉన్నాయా? లోపల ట టవల్స్ ఉన్నాయా?
ఆ! హ్యాండ్ వాసే ఆ! వాష్ బషీన్ దగ్గర నీట్‌గా ఉందా? లేదా? డెటాల్ ఉందా లేదా? అండు వాష్‌రూమ్స్ దేక్క ఆహ్, ట్రాష్ బిను, వాష్‌రూమ్స్ నీట్‌గా ఉన్నాయా? స్మెల్ రాకుండా ఉంటున్నాయా? అండ్ బెడ్ షీట్స్ అన్నీ నీట్‌గా ఉన్నాయా? లేదా? ఇవన్నీ గూడా చూసుకుంటాననమాట ఖచ్చితంగా. ఎందుకంటే ఒకవేళ ఎక్కువ సమయం ఉండాల్సి వచ్చిందనుకోండి. వాళ్ళు కంపల్సరీ ఆ! అవును. రెస్ట్ తీసుకొని వాష్‌రూమ్ యూజ్ చేసుకుంటారు గదా! సో, అందుకని ఖచ్చితంగా వాష్‌రూమ్ గూడా నీట్‌గా ఉండడానికి, నేను ప్రయత్నిస్తాను అన్నమాట. నీట్‌గా పెట్టడానికి.
ఓకే. ట్రాష్ బిను హ్మ్. <chuckles> ఓకే. అవును. స్ కొంతమంది రెస్ట్ తీసుకుంటారు గదా! హ్మ్. అవునవును. ఓకే. నైస్, నైస్ హ్మ్. అంటే ఇప్పుడు ఆహ్, వచ్చే అతిథులు కొంతమంది ఫ్రెండ్స్ అవ్వచ్చు, కొంతమంది ఏంటంటే ఆహ్, మాములుగా పెద్దవాళ్ళు అయ్యి ఉండొచ్చు. ఇట్లా డిఫరెంట్ కైండ్స్ వస్తాయి గదా! అంటే ఫ్రెండ్స్ వస్తే మనం ఇంత సర్దనవసరం లేదేమో యాక్చువల్లీ. అట్లా ఏవన్నా డిఫరెన్స్ మీరు ఆ! ఉంటదా? మీరు జర్ సర్దే దాంట్లో గాని లేకపోతే ఇప్పుడు ఇన్‌లాసే అనుకోండి. వాళ్ళకి ఎక్కడ దొరికితే ఎక్కడ మనకో జు దో జుట్టు దొరుకుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు. అట్లాంటి సమయంలో
అలాగే ఒకవేళ హ్మ్. అవునండి. అవును. అవును. <chuckles> అవునండి. ఖచ్చితంగా ఉంటదండి. ఉండకన్నా <laughs> అవునవును. ఖచ్చితంగా ఉంటుందండి. ఆ డిఫరెన్స్ అనేది. ఒకవేళ మా అత్తగారు వాళ్ళు వస్తున్నారు. అంటే గనుక ఆహ్, మా అత్తయ్యగారు మావయ్య గారు వస్తున్నారంటే ఖచ్చితంగా ఇందాక నేను చెప్పినయన్నీ ఖచ్చితంగా పాటిచ్చేస్తాను. ఆహ్, వాష్‌రూమ్స్‌తో సహా.
హ్మ్. హ్మ్. ఓకే. అది ఎంత పాటిచ్చినా, ఏదో ఒకటి దొరికిపోతూ ఉంటారేమో గదా! ఇది జెప్పాలి. నిక్
ఆ! ఎక్కడో చోట దొరికిపోతాము, అది కామన్ లేండి. ఇంక మనమేం చేయలేం. ఆహ్, ఆ తరువాతేమో ఇంక ఆహ్, వాళ్ళోస్తున్నారు అంటే ఏమేం డిషెస్ చెయ్యాలి. అని చెప్పి ముందుగానే ఆలోచించుకుంటా. ఎందుకంటే పెద్దవాళ్ళు అన్ని రకాలు తినరు గదా!
<giggles> ఓకే. హ్మ్. తినరు. అవునవును.
ఆ! వాళ్ళ హెల్త్ పరంగా కొంతమందికి షుగరు, బీపీ ఇట్లాగా అన్నీ ఉంటాయి కదా! సో, వాళ్ళకి నచ్చినట్టుగా టైంకి వాళ్ళకి అన్ని సమకూర్చడానికి నేను చాలా ప్రయత్నిస్తాను. మార్నింగే వాళ్ళకి కాఫీ గాని, అలాగే బ్రేక్‌ఫాస్ట్ టైంకి ఇవ్వడము. అలాగే లంచ్ కూడా వాళ్ళు ఎక్కువ బ్రౌన్ రైసే తింటారనమాట మా ఇంలాస్‌.
అవునవును. ఓకే. ఓకేన. ఓకే. ఓకే. కర్రీసు, కర్రీస్ ఏం ప్రి అంటే పర్టిక్యులర్‌గా ఏమన్నా ఉంటదా వాళ్ళొచ్చినప్పుడు? హ్మ్.
ఆహా! లేదండి. అలా ఏం లేదు. ఏదైనా తింటారు. వాళ్ళు మా అత్తయ్య గారు-మావయ్య గారు, కాకపోతే ఏంటంటే బ్రౌన్ రైస్ కంపల్సరీ. మాకేమో బ్రౌన్ రైస్ అంతగా అలవాటు లేదు. ఆ! అండ్ కార్డ్ ఏంటంటే నైట్ కాకుండా ఎర్లీ మార్నింగ్ తోడబెట్టాలి అన్నమాట వాళ్ళకి. ఆ! ఫ్రెష్‌గా అంటే మధ్యాహ్నానికి తోడుకుంటుంది గదా! ఆ! అట్లాగా ఫ బా ఫ్రెష్‌గా ఉండాలి. సో, ఇలాంటివి కొన్ని, కొన్ని చిన్న, చిన్నవి కంపల్సరీ నేను అవి గుర్తుపెట్టుకోడానికి చాలా ట్రై చేస్తానన్నమాట. ఎందుకంటే <smacks lips> మా వరకు అంటే నేను కార్డ్ ముందు రోజు నైటే నేను తోడు పెట్టేస్తాను పాలు.
హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. నార్మల్ రైస్ కాకుండా, ఓకే. ఓకే. ఫ్రెష్, ఫ్రెష్‌గా ఉండాలి. అవునవును. <chuckles> ఓకే. ఓకే. ఆ! ఓకే. అంటే పాపకి మరి అంటే ఫ్రిడ్జ్‌లోది పెట్టరు గదా! యూజువల్లీ 5 అందుకు.
కార్డ్‌కి. అలా ఏం లేదండి ఫ్రిడ్జ్‌లో ఏం పెట్టను. ఒకవేళ ఫ్రిడ్జ్‌లో పెట్టినా కూడా ఇప్పుడు‌ను మార్నింగ్‌కి మనకి తోడుకుపోతుంది కదా! ఆహ్, సో, ఒకవేళ ఫ్రిడ్జ్‌లో పెట్టినా కూడా నేను ఒక 2, 3 అవర్స్ ముందు తీసేస్తాను.
ఓకే. అవునవును. కొంచెం ముందు తీసి. ఆ! ముందు తీసి బయట పెడతారు ఓకే.
ఆ! బయట పెట్టేస్తానన్నమాట. ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు తోడుకుంటుంది తోడుకోదు. ఆ! <chuckles> అవునవును. అందుకనే ఏం చేస్తానంటే ఒకవేళ మార్నింగ్ టైమ్ తోడుబెట్టాలి అంటే ఆహ్, పాలు తోడుబెట్టేసి పైన ఎండుమిర్చేస్తాననమాట.
ఓకే. ఓకే. హ్మ్. అవును అసలే ఇప్పుడు చల్లగా ఉంది <chuckles> అసలు తోడుకోదు. ఆ! హ్మ్. అవును తొందరగా తోడుకుంటుందని.
ఆ! ఎండుమిర్చి వేసేసి ఎక్కడ గాలి తగలని ప్లేస్, మనం ఎక్కువ ఫ్రీక్వెంట్‌గా మనం ఓపెన్ చేయని డోర్ ఆహ్, ఆ షెల్ఫ్‌లో పెడతాను నేను. సో, పెరుగు అనేది తొందరగా, పాలనేవి తొందరగా తోడుకుంటాయి అన్నమాట పెరుగవుతుంది తొందరగా.
హ్మ్. ఓకే. ఓకే. ఓకే. హ్మ్. ఓకే.
సో, అట్లాగా నేను చ జాగ్రత్తలు తీసుకుంటా మా ఇన్‌లాస్ వచ్చినప్పుడు. అండ్ ఒకవేళ ఏమైనా నాన్ వెజ్ చేయాలి అనుకుంటే గనుక నేను ముందుగానే ప్లాన్ చేసుకొని
ఓకే. హ్మ్. అంటే ముందే తీసుకొచ్చుకుంటారు. హ్మ్. ఓకే.
నేను ముందుగానే తెచ్చి పెట్టుకుంటా. ఆ! అవునండి. ఎందుకంటే అప్పటికప్పుడు మనకి పిల్లలతోటి అవ్వదు కదా! ఆ! అలాంటప్పుడు నేను ముందుగానే తెచ్చిపెట్టుకుని అంటే ఇప్పుడు నే రేపు చెయ్యాలనుకోండి ఇవాళ ఇ ఈవెనింగ్ అట్లాగా తెచ్చిపెట్టేసుకుంటాను అన్నమాట. సో, క్లీన్ చేసేసి ఫ్రిడ్జ్
అవ్వదు. అవునవును. హ్మ్. ఓకే. తెచ్చిపోయి అప్పుడే క్లీన్ చేసి మారినేట్ చేసేసుకుంటారా?
అవును. ఆ! మాగ్నేట్ చేసుకుంటే మనకి ఇంకా బాగుంటుంది కదా! ముక్కకు కూడా ఉప్పు కారం అంతా పట్టి సో, అందుకని నేను ముందు రోజు తెచ్చి పెట్టేసుకుంటాను. అప్పుడు ఆహ్, ఐమీన్ చికెన్ కానీ, మటన్ గాని నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అట్లా చేసేస్తాం అన్నమాట. ఫిష్ అనుకోండి ఫిష్, ప్రాన్స్ అయితే గనుక ఎర్లీ మార్నింగ్ తెచ్చేస్తాం.
అవునవును. హ్మ్. ఓకే. ఓకే. ఓకే. ఓకే. అంటే, మీరే వెళ్తారా? మీ హస్బండ్ వెళ్ళి తీసుకొస్
లేదండి. మా హస్బండ్ గానీ, మా మామయ్య గారు గానీ వెళ్తారు. నేనైతే ఎప్పుడైనా మేము తెచ్చుకోవాలి, ఓన్లీ మేము ఉన్నప్పుడే అంటే గనక మేవెళ్తామ. నేను యెళ్తాను. లేదా, ఎవరైనా ఒచ్చినప్పుడంటే, పొద్దున్నే అవ్వదు కదండీ బయటకి వెళ్లి తీసుకురావడానికి. అందుకని చెప్పేసీ నేను మా హస్బండ్‌ని అడుగుతాను. లేదంటే, మా మావయ్య గారు తీసుకొచ్చేస్తారనమాట. మా డాడీ వాళ్ళయితే, మా డాడీయే వెళ్లి తీసుకునొస్తారు. సో, అట్లాగా మేమూ ఎ అంటే, ముందుగానే ప్లాన్ చేసుకుంటా అనమాట. <smacks lips> వాళ్ళకి టైమ్‌కందాలి.
ఓకే. ఓకే. ఓకే. అవునవును. అవునవును. హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. అవునవును. అంటే, ఇదిప్పుడు అత్తగారు వాళ్ళొచ్చినప్పుడిలా ప్లాన్ చేస్తారు. అదే అమ్మా, నాన్నొచ్చినప్పుడు, వా అమ్మే ఒచ్చి చేస్తందా? మీరు మీరే చేస్తారా?
అవునన్ ఆ! చేస్తారు ఖచ్చితంగా. అయ్యో! మా అమ్మాయి కష్టపడుతుంది అని చెప్పి అంటారు గానీ, నేనేమంటానంటే, అమ్మ ఇప్పుడు వరుకు చేశావు. ఇప్పుడు వరుకు మీ ఇంట్లో నువ్వు చేస్తానే ఉన్నావు గదా! ఇప్పుడూ మా ఇంటికొచ్చావు గదా! కూర్చో. ఏం కావాలో చెప్పు నేను చేసి పెడతా అని చెప్తాననమాట.
అదే. అదే. <chuckles> హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. అదేలెండి. <giggles>
ఆ! కాకపోతే ఒకవేళ ఎప్పుడైనా నాకు మరీ మా మమ్మీ చేతి వంట తినాలి అనిపిస్తే గనక, అప్పుడు చెప్తా. నేనన్నీ కట్ చేసిక్కడ పెట్టేస్తున్నాను. నువ్వు జస్ట్ ఆహ్, కుక్ చేసేసేయీ. ఈ కర్రీ కావాలి నాకు. నాకు తినాలనిపిస్తుంది అని చెప్పేసి అట్లా చెప్తాననమాట.
హ్మ్. హ్మ్. అదేలెండి. అదే‌లేండి. ఓకే.
అంతే గానీ, మొత్తం నేను మా మమ్మీ మీద అట్లా వదిలేయను నేను.
కానీ, యూజువల్లీ అంటే, అమ్మ వాళ్ళొస్తే, వాళ్ళూ ఆల్‌మోస్ట్ కిచెన్‌కేళ్ళిపోతారేమో గదా రాగానే ముందు. ఎక్కడమ్మాయి కష్టపడిపోతుందో.
ఆ! అవునండి. అవును. ఖచ్చితంగా మా మమ్మీ గూడా అట్లాగే చేస్తారు. నేనేం చేస్తానంటే, చెయిర్ఎసి నా దగ్గర కూర్చోబెట్టేసుకుంటాను. నువ్వు ఇక్కడ కూర్చో. నాతో మాట్లాడు. నేను వంట చేసేస్తానూ అని చెప్పి నేనంటాననమాట.
హ్మ్. చాలు. హ్మ్. ఓకే. అంటే, మీరు ఏవన్నా హౌస్ హెల్పర్ అలా తీసుకుంటారా ఎవరన్నా వచ్చినప్పుడు వంటకి కానీ, దేనికైనా గానీ, కటింగ్‌కి?
ఆహా! లేదండి. అట్లాగా వంటకి అయితే నేనెవరిని పెట్టుకోలేం. ఓల్లీ క్లీనింగ్. ఆహ్, వెస్సెల్స్ క్లీనింగ్‌కి, ఇంటి క్లీనింగ్‌కి నాకు పనమ్మాయుంది, పని మనిషి. సో, తను మార్నింగే ఒచ్చి, ఒక పూట చేసేసి వెళ్ళిపోతుంది. ఒక 1 అవరు. ఆ తరవాత మళ్ళీ ఇంకేమన్నా ఉంటే గనక, నేను సైడ్‌కి పెట్టేస్తాననమాట వెసెల్సన్నీ కూడా.
ఓకే. ఓకే. ఓకే. హ్మ్. అదేలేండి. అదేలెండి. అదేలెండి. మరి ఎ ఎప్పుడన్నా ఫ్రెండ్స్ అంటే, ఫ్రెండ్సొచ్చినప్పుడు కొంచం వెరైటీస్ గూడా ఎక్కువా అంటే, మన బడ్జెట్‌కి తగ్గట్టు, కానీ వెరైటీసయితే ఎక్కువ కనిపిచ్చేలాగా ప్రిఫర్ చేస్తారు గదా చాలామంది. అట్లా మీరు అంటే, ఫ్రెండ్సొచ్చినప్పుడు ఏదన్నా పర్టిక్యులర్‌గా చెయ్యడం గానీ, ఏమన్నా ఉందా?
అవునండి. అవును. ఆ! అవునండి. వాళ్ళొచ్చే టైముని బట్టి నేను ప్లాన్ చేసుకుంటాను ఫుడ్డనేది. ఒకవేళ వాళ్ళు ఈవినింగొస్తున్నారు అంటే గనక, స్నాక్స్ ప్రిపేర్ చెయడానికి నేను ట్రై చేస్తాను. లైక్ 'గులాబ్ జామనీ' అట్లాగా. రీసెంట్‌గానే మా ఫ్రెండ్ వాళ్ళొస్తే, నేనూ వాళ్ళకీ గులాబ్ జామిష్టమని చెప్పి, ఒక 2 ప్యాకెట్స్ 'గులాబ్ జామ్' చేశాననమాట. అంటే, 2 ప్యాకెట్స్ మొత్తం వాళ్ళు తినేయలేదు. యాక్చుల్లీ ఇద్దరే ఒచ్చారు. <chuckles> ఇంట్లో ఆ! ఇంట్లో మనం గూడా ఉంటాం గదా! తింటాం గదా! కొంచెముంటాయని జెప్పేసి ఆహ్, తీసుకొచ్చుకున్నాము. చేశాను. అండ్ హాట్ అది బయట నించి తెప్పిచ్చాననమాట. అండ్ ఇంట్లో 'మిర్చి బజ్జీ' వేశా.
హ్మ్. ఓకే. ఓకే. ఓకే. హ్మ్. ఓహ్! ఓకే. ఓకే. అదేలెండి. అంటే తెలీదు గదా! ఎక్కువ జెయడం బెటర్ తక్కువు జెయడం కన్నా. హ్మ్. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. మీరు ఒక పాపను పెట్టుకొని ఇవన్నీ చేశారంటే పర్వాలేదండి. చాలా గ్రేట్.
ఆ! అహ! అంటే, ఓన్లీ 2 వేరైటీస్ కదండీ. గులాబ్ జామయితే ముందు రోజు చేసేసుకున్నారనమాట. ఆ! అవునండి. బజ్జీ అనేది 'మిర్చి బజ్జీ' కొంచుం కష్టమే. కాకపోతే, నాకు రెగ్యులర్‌గా అలవాటనమాట. అందుకని ఫాస్ట్, ఫాస్ట్‌గానే అయిపో ద
అదే. అంటే, 'బజ్జీ' వ్ అక్కడ నుంచోనీ అయన్నీ కాలాలి గదా! హ్మ్. ఓకే. అలవాటున్న పనే అయితే.
ఆ! అంటే నేను ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటానన్నమాట. మిర్చి కోసేసి గింజలు తీసేసి దాంట్లో చింతపండు రసం. చింతపండు వాం రసం పెడతాం కదా! అట్లాగా అన్నీ రెడీ చేసేసి పెట్టేసుకున్నాను వాళ్ళోచ్చేసరికి. సో వాళ్ళు వచ్చాక బ్యాటర్ కలిపేసి దాంట్లో ముంచి వేసేసానన్నమాట అంతే జస్ట్.
ఆ స్టఫ్ అది. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. రాగానే వేడి వేడిగా అంతేనా?
ఆ! వేడి వేడిగా. ఎందుకంటే ఇప్పుడు మనం ఎవరికైనా అతిథులు ఇంటికి వస్తున్నారు అంటే మనం ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏమన్నా పెట్టాలి అంటే వేడి వేడిగానే పెడతాము కదా! ప్లస్ చలికాలము. సో ఈ చలికాలంలో వేడి వేడిగా తింటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆహ్, అట్లా అట్లా ప్లాన్
నైస్. హ్మ్. అవునండి. అవును. <giggles> బాగుంటుంది. అట్లాగే హ్మ్. అట్లాగే ఏమైనా బర్త్‌డే పార్టీస్ ఇట్లా పాప బర్త్‌డే అనుకోండి. ఇప్పుడు అసలే థీమ్ బర్త్‌డేస్ ఎక్కువైపోయినాయి కదా! మీరు అలాంటి ఏమన్నా చేయడం గాని? ఇంట్లో పిల్లల్ని ఇన్వైట్ చేయడం గాని? అలా ఏమన్నా అయిందా?
హ్మ్. అవునండి. అవును. ఆ! అయిందండి ఖచ్చితంగా. రీసెంట్‌గానే మా పాప బర్త్‌డే‌ అయ్యింది. నవంబర్‌లో. ఆహ్, సో అప్పుడు నె మేము థీమ్ బర్త్‌డే‌ చేసాము పాపకి. అంటే లోకల్‌గా మా అపార్ట్మెంట్‌లో ఉండే పిల్లల్ని పిలిచాము.
ఓకే. హ్మ్. ఓహ్! కమ్యూనిటీలో ఉన్న పిల్లల్ని మట్టుకే పిలిచారు.
ఆ! అవునండి అంతే. ఎందుకంటే స్కూల్ పిల్లలందరూ దూరం కదా. ఇప్పుడు అందరూ ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. సో రావడానికి అవ్వదు. సో మా పాపకు
హ్మ్. అవునవును. అంటే ఇప్పుడు ఎంతమంది పిల్లల్ని పిలిచినా ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఒకటి కామన్ అయిపోయింది కదా?
ఆ! అవునండి. అవును. <chuckles> బాగా కామన్ అయిపోయింది. వాళ్ళు ఇవ్వకపోతే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వట్లేదా ఆంటీ? అని కూడా అడుగుతున్నారు కూడా పిల్లలు, అలా ఉన్నారు. <laughs> ఆ! అవును వాళ్ళు తి వాళ్ళు అసలు ఫస్ట్ బర్త్‌డే‌ బేబీకి గిఫ్ట్ తేవాలి కదా? అది తేవడం పక్కన పెడితే, "ఆంటీ రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇస్తున్నారు ఆంటీ బర్త్‌డే‌ పార్టీలో?" అని అడుగుతున్నారు వాళ్ళు. <laughs>
హ్మ్. కొంతమంది గిఫ్ట్స్ కోసమే వస్తున్నారండి యాక్చువల్లీ. అవునవును. <chuckles> ఓకే. ఓకే. పిల్లలు ఎలా అయిపోయారంటే నిజంగా. పిడుగులే.
ఆ! అయితే ఏమైందంటే మా పాప బర్త్‌డే‌కి చాక్లేట్ కేక్ ఆర్డర్ చేసాము. విత్ ఏం ఏం ధీమంటే? ఐ‌స్‌క్రీమ్.
హ్మ్. ఓకే, ఓకే.
ఐస్ క్రీమ్ థీమ్ అన్నమాట. అంటే పాప్సికిల్స్. ఆ! ఇట్లాగా ఐస్ క్రీమ్‌లాగా థీమ్ కేక్ అనేది ఆ థీమ్‌లో మేము చేయించామన్నమాట. సో, కేక్ చాక్లేట్ కేక్ అయ్యేసరికి పిల్లలందరికి చాలా ఇష్టమయిందన్నమాట. సో కేక్ కూడా మేము 3 కేజీస్ ఇచ్చాము. ఆల్మోస్ట్ ఒక 20 మెంబర్స్ పిల్లలున్నారు. అండ్ ఇంకొక 10 మెంబర్స్ పెద్దవాళ్ళున్నారు. సో ఆల్మోస్ట్ ఒక 30, 35 మెంబర్స్ అనుకోండి మొత్తం.
అదేలెండి, అదేలెండి. హ్మ్. ఓకే. చాలా నచ్చింది. ఆ! ఓకే, ఓకే. హ్మ్. ఓకే, ఓకే. ఓకే, ఓకే. నైస్, నైస్.
అందరికి కూడా కరెక్ట్‌గా సరిపోయిందన్నమాట. యాక్చువల్లీ కేక్ మిగిలి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటామేమో అని అనుకుంటా అనుకున్నాము. కానీ అసలు కేక్ ఏం మిగలలేదు.
కానీ సరిపోయింది. నైస్, నైస్. చాలా బా జెప్పారు.
మొత్తం అంతా గూడా కరెక్ట్‌గా సరిపోయింది అన్నమాట మాకు. అందుకే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం.
అదే బెటర్ అండి అసల. అదే హ్యాపీ. <giggles> ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడంకన్నా.
అవునండి, అవును. మిగిలితే మళ్ళీ అది కే బాక్స్ వెతుక్కోవాలి. అన్నీ పెట్టుకొని లోపల పెట్టుకోవాలి. చాలా హ్యాపీ ఫీల్ అయ్యామండి అప్పుడు. అంతా కూడా కరెక్ట్‌గా సరిపోయింది అని చెప్పేసి.
అవునవును. ఓకే. చాలా బా జెప్పారండి. అంటే అతిథులు వచ్చినప్పుడు మీరు ఎలాంటి ఏర్పాట్లు జేస్తారో, ఎలాంటి ఫుడ్ వండుతారో? ఇలాంటి ప్రిపరేషన్స్ అన్నీ చాలా బా చెప్పారండి. మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.
ధన్యవాదాలండి.